అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎలాగంటే అండి, చాలామంది రకరకాల వయసు వాళ్ళు, రకరకాల ఒత్తిడిని చూస్తూ ఉంటారనమాట. కొంతమంది బయటకి చెప్తారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళలోనే దాచుకొని సతమతమైపోతూ ఉంటారనమాట. ఇప్పుడు పిల్లల సంగతొస్తే అండి ప అంటే పిల్లలే పిల్లలే నేటి పౌరులు అంటూ ఉంటారు గదా! అయితే పిల్లల సంగతికొస్తే, పిల్లలకి రకరకాల ఒత్తిడి ఉంటాదండి. అంటే, మార్కులు సరిగ్గా రాలేదని, ఇంట్లో వాళ్ళు తిడతారని, బొమ్మ కొనీయలేదని, <giggles> అది లేదని, ఇది లేదని గుంటాయి. అయితే పిల్లలకి ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి ఏవేవి మార్గాలు ఉంటాయండి, మీ లెక్క ప్రకారం కొంచెం జెప్తారా?
హ్మ్. అవును. అవును. హుహు. అవును. అవును, అవును. మీరు నిజంగా చెప్పారండి. ఈ ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటుంటే ఆహ్, పిల్లలే చాలా అంటే చాలా ఒత్తిడికి గురవుతున్నారు.
హ్మ్. ఓకే. హ్మ్.
ఎంతలాగా అంటే, ఇంక వాళ్ళు వేరే ఏ పని మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఆ స్ట్రెస్ ద్వారా వచ్చే తలనొప్పి వల్ల కానివ్వండి. దేని మీద ఫోకస్ చేయకుండా, చాలా అంటే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇంతకుముందు జనరేషన్స్ మనం చూసుకుంటే, పెద్దవాళ్ళు, రోజంతా పని చేసొచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకెక్కువ ఒత్తిడి అనేదుండేది. ఇప్పుడు చూసుకుంటుంటే చిన్న చిన్న పిల్లలు కూడా, "అమ్మా నా వల్ల కాదింక నాకు ఎలాంటి పని చెప్పకు, నాకు ఈరోజు చాలా స్ట్రెస్‌లో ఉన్నాను. నన్ను కాసేపు వదిలేయి" అని చెప్తున్నారు ఇప్పుడు చూసుకుంటుంటే.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. నిజంగానే, నిజంగా వాస్తవం. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగండి. అయితే మీరెప్పుడన్నా గానియ్యండి, మీరు అంటే మీకు మీరెప్పుడన్నా ఎగ్జామ్ టెన్షన్ లాంటివండి అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేసారా? అంటే ఒత్తిడి ఎగ్జామ్ టెన్షన్ అని కాదు. ఎట్లాంటి ఒత్తిడైనా ఫేస్ చేసారా? అంటే మీరు చైల్డ్‌గా ఉన్నప్పుడు?
హ్మ్. హ్మ్. అంటే నిజంగా పిల్లలు మెజారిటీగా ఈ టీన్స్ కానివ్వండి, స్కూల్‌లో చదివే పిల్లలు కానివ్వండి, ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది కేవలం చదువు విషయంలో. మేజర్‌గా చదువు విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, మన పక్కనోళ్ళు మనకంటే ఎక్కువ చదువుతున్నారు. మనం ఏం చదవలేకపోతున్నామని చెప్పి ఒక భయముంటుంది. ఎగ్జామ్స్ వస్తున్నయికి, నాకసలు ఏం రాదు, ఏం చదవలేకపోతున్నాను అన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఇలా చదువు విషయంలోనే చాలా అంటే చాలా ఒత్తిడికి గురైపోతారు పిల్లలు.
హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. వాస్తవం. అవునండి. హ్మ్. నిజంగా. నిజంగా. అవునండి.
ఈ ఈ హ్మ్. ఈ టెన్షన్‌లో ఏంటంటే, వాళ్ళు సరిగ్గా తిండి తినలేరు ఆలోచిస్తా. ముందు వేరే ఒక ఎగ్జామ్ గురించి ఆలోచిస్తా, వేరే ఎగ్జామ్ మీద చదవలేరు సరిగ్గా. హ్మ్
ఓకే. ఆ! నిజంగండి. అంటే ఇప్పుడు రేపు ఈజీ ఎగ్జామ్ ఉంటే, ఏదో 2 రోజుల తర్వాత ఉన్న హార్డ్ ఎగ్జామ్ గురించి వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట.
అవును. అంటే అసలు ఆహ్, దా ఒత్తిడి మీద, ఆ స్ట్రెస్ మీద, వాళ్ళు ఫిక్స్ అయిపోయి, వాళ్ళు ముందుకి కదలలేకపోతున్నారు. నేను ఒక సందర్భంలో నేను కూడా ఇలానే ఒక స్టి సిట్యుయేషన్‌లో ఆగిపోయాను.
హ్మ్. హ్మ్. ఓకే. హుహు. అంటే, ఏ సమయంలోనే? అంటే మీరు కాలేజ్‌లో ఉన్నానా లేకపోతే, ఆహ్, ఆహ్, మన స్కూల్‌లో ఉన్న సమయంలోన ఇది?
ఎ హ్మ్. ఆ! నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు అతి కష్టమైన ఎగ్జామ్ నాకు అది. కొంతమందికి అది చాలా సులభంగా ఉంటుం ఉంటుంది. ఆహ్, ఇదే అండి కంప్యూటర్ గ్రాఫిక్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ గ్రాఫిక్స్, కంప్యూటర్ ఎయిడెడ్ గ్రాఫిక్స్, సీజీ.
హుహు. ఏం సబ్జెక్టండి అది? ఓకే. ఓకే. ఓకే. మన గ ఓకే. డ్రాయింగ్ సంథింగ్ ఏదో ఉంటది. ఆ! ఓకే. ఓకే. అవునండి.
డ్రాయింగ్ సబ్జెక్ట్, ఈడి అని గూడా అంటారంట దాన్ని. ఇంజినీరింగ్ డ్రాయింగ్. ఇదీ ఆహ్, చా చాలా మందికి ఏంటంటే, దీని మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి చాలా సులభంగా వచ్చేస్తుంది ఈ సబ్జెక్ట్.
ఇంజనీరింగ్ డ్రాయింగ్ అవునా. హుహు. ఓకే.
కొంతమందికేమో అసలు ఎంత చదివినా రాదు.
అవునండి. వాస్తవం నిజంగా అది మాత్రం.
ఇంక ఈ ఇంటర్నల్ ఎగ్జామ్సు ఎలాగోలా పాస్ అయిపోయాం కానీ, సెమ్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి ఎక్స్టర్నల్‍కి అమ్మో! పాస్ అవుతానో లేనో, ఒకవేళ ఈ సబ్జెక్ట్ నాకు కొంతమంది సీనియర్స్ చెప్పారు. బ్యాక్‌లాగ్ అనేది ఉంటే ఫోర్త్ ఇయర్ వరకు దాన్ని క్లియర్ చేయడం చాలా కష్టమని చెప్పారు.
అంటే హ్మ్. ఓకే. అవునండి, నిజంగా. అంటే మనకి ఆహ్, అకాడమిక్ ఇయర్ పెరిగే కొద్దీ, మనకి కోర్ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ దీని మీద కాన్సంట్రేట్ చేయాలంటే కాని పనన్నమాట, నిజంగా.
హ్మ్. అ అవ్వదు. అవును. అంటే, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చేయడానికి మనకి ప్రాక్టీస్ అనేది ముఖ్యము. ఇప్పుడు మనకి ఇన్ కేస్ దీంట్లో బ్యాక్‌లాగ్ అనేది పడిపోయిందనుకోండి, అది ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ మనకి మీరన్నట్టు కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి, టైమ్ అనేది దొరకదు. దీన్ని వె ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు దొరకరు మనకి. ఇప్పుడు మన ఫ్యాకల్టీ, మనము, ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి లేకపోతే ఫిజిక్స్ అనుకోండి, ఇవి యూట్యూబ్‍లో చూసి నేర్చుకోగలుగుతాము. ఈ డ్రాయింగ్ అనేది ఎంత యూట్యూబ్‍లో చూసినా సరే మన బుర్రకనేదెక్కదు.
ఖచ్చితంగా అండి. హుహు. హ్మ్. ఆ! అది ఇంపార్టెంటండి. హ్మ్. అవునండి. అంటే, గుర్తుపెట్టుకోలేమండి నిజంగా. కరెక్టే.
హ్మ్. గుర్తుపెట్టుకోలేము. అసలు ఆ ఎగ్జాము ఉందనంగా నేను సెమ్ నాకు సెమిస్టర్‌లో నాకు, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్ డ్రాయింగ్ పడింది. దానికి ముందు 4 ఎగ్జామ్‌ల కంటే నేను, లాస్ట్ ఎగ్జామ్ డ్రాయింగ్ గురించి ఆలోచిస్తా, ముందు 4 ఎగ్జామ్‌ల మీద కూడా సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయాను.
ఓకే. ఆంజ్ హ్మ్. అయ్యయ్యో! అయితే మరి ఎట్లండి? మొత్తానికైతే పాస్ అయిపోయారనే అనుకుంటున్నా నేను.
అమో! అవునండి. ఇగ దేవుడు ఆహ్, దేవుడు వచ్చి నన్ను పాస్ చేపించాడనుకుని నేననుకున్నాను. చాలా అంటే చాలా స్ట్రెస్ పడిపోయానండి, నేను ఆ ఎగ్జామ్ దగ్గర. చాలా స్ట్రెస్ పడితే ఇంక నేను ఏం చేయలేని సందర్ సిచ్యుయేషన్‌లో కూడా ఉండిపోయాను కొన్ని రోజులైతే చదవకుండా అలానే. అది ముందేసుకొని కూర్చొని ఉండిపోయాను.
హ్మ్. ఓకే. అయ్యయ్యో! అయ్ నిజంగా. హ్మ్. <chuckles> ఎన్ని మార్కులు వచ్చాయండి? మీరు ఆహ్, జస్ట్ అట్లా, పాస్ అయ్యారా? లేకపోతే ఎక్కువ మార్కులు వచ్చాయా? మిడిల్ అవరేజ్ మార్క్స్?
హ్మ్. పద జస్టు జస్ట్ పాస్ ఏం కాదండి. పాస్ కంటే, ఒక 15 మార్కులు ఎక్కువే వచ్చాయి. ఇంకా
ఓకే. ఓకే. అద్భుతమండి! అయితే, చాలా సంతోషమైన విషయమే ఇది చెప్పాలంటే. అయితే, అట్లా మీరు బీటెక్‍లో ఇంజనీరింగ్ డ్రాయింగ్‌కి భయపడ్డారు, కరెక్టే. అయితే నార్మల్‌గా చూస్తే అండి మనము ఆహ్, అంటే ఒత్తిడికి గురవుతున్న పిల్లల్ని ఎలా గుర్తించగలం? అంటే, అకాడమిక్ పరంగానే కాదు, చదువు పరంగానే కాకుండా వేరే విషయాల్లో కూడా ఒత్తిడికి గురవుతున్న పిల్లల్ని ఎలా గుర్తించగలుగుతామంటారు మనం?
<chuckles> అదే. అవును. హ్మ్. హ్మ్. అంటే కొంతమంది పిల్లలుంటారండి. వాళ్ళకి లోపలనిపిచ్చే భావనలను, భావన బయటకి చెప్పలేరనమాట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఆహ్, ఇప్పుడు ఇంజనీరింగ్‌లోనే మనం చూసుకుంటే కొంతమందిని ఆహ్, సీనియర్సొచ్చి ర్యాగింగ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అహ్, హ్మ్. ఈ కొంతమంది ఈ ర్యాగింగ్ చేసేటప్పుడు అహ్, వాళ్ళ పేరెంట్స్‌కెళ్ళి చెప్పారనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న పిల్లలు కూడా ఉంటారు.
హ్మ్. ఖచ్చితంగా అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా అండి.
వీళ్ళూ ఆహ్, వీళ్ళిక్కడ ఎవరన్నా ర్యాగింగ్ చేస్తున్నప్పుడు, దానివల్ల వాళ్ళకి బ చాలా భయమేసేసి స్ట్రెస్ తీసేసుకొని అమ్మో! మళ్ళీ రేపొస్తారేమో? మళ్ళీ రేపొచ్చి చేస్తారేమో? రేపేమి అడుగుతారో? ఇలాంటి ర్యాగింగ్ చేస్తూ వాళ్ళు చాలా భయంగా ఫీలవ్వడం ఇలా జరుగుతూ ఉం‌టే పేరెంట్స్‌కి పంచుకోలేరు వాళ్ళు.
హ్మ్. అవునండి. ఖచ్చితంగా. అవునండి.
అలాంటి సందర్భంలో వాళ్ళు చాలా ఒత్తిడికనేది గురైపోతారు. మళ్ళీ రేపొస్తారా? రేపొస్తారా? ఇలా అని. చాలామంది స్టూడెంట్స్‌ని కూడా నేను చూశాననమాట ఇలా.
హ్మ్. ఓకే. ఓకే. అయితే అండి మనకి ఇప్పుడు పిల్లల ఒత్తిడ్లని తీసుకుంటే మనమొక లిస్టేసామంటే, దాంట్లో తల్లిదండ్రుల అంచనాలవ్వచ్చు అంటే తల్లిదండ్రుల ఎక్స్‌పెక్టేషన్స్‌ అవ్వచ్చు, పోటీ భావన, పోటీ భావనంటే మనకి వేరే వాళ్ళతోని పోటీ, కాంపిటీషన్ చూస్తున్నాం. కంపారిజన్స్ లేపోతే గ్యాడ్జెట్స్ అంటే కొంతమంది గ్యాడ్జెట్స్ లేవని చెప్పి ఆహ్, అంటే కొంతమందికి ఇప్పుడు ఆహ్, నాకు ఈ డ్రెస్ లేదని, నేను ఇట్లా లేనని చెప్పి విధ వివిధ రకాలుంటాయనమాట. అయితే వీటిలో ఏవి పిల్లలో ఒత్తిడినికి ప్రధాన కారణమవుతాయి? అంటే ఎక్కువగా ఏది ప్రభావం జూపిస్తానంటారు మీ లెక్క ప్రకారం?
అవును. ఖచ్చితంగా. కంపారిజన్స్ చేయడము హ్మ్. అవును. అవును. ముఖ్యంగా ఆహ్, తల్లిదండ్రులు వేరే వాళ్ళ పిల్లలతో పోల్చి, వాళ్ళకదొచ్చింది. మీకు ఇది రాలేదు. అని ఒకటి చాలా మంది తల్లిదండ్రులు ఇదే పాయింట్‌ రె ఆహ్, ప్రతిసారి యూజ్ చేస్తా ఉంటారు. ఏదైనా విషయంలో లైక్ ఏదైనా గొడవ జరిగిందనుకోండి. ఆహ్, నూయ్ నువ్వూ ఉన్నావూ, ఆ పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి చూడు, ఆహ్, నీలాగే చేస్తున్నాడా? మంచిగా చదువుకుంటున్నాడు మంచి కాలేజ్‌లో సీటొచ్చింది. నీకెక్కడొచ్చింది. నీకు సీ‌టే రాలేదు. అని చెప్పి చాలా కింజపరుస్తారనమాట పిల్లల్ని. ఇప్పుడు హ్మ్.
హ్మ్! <giggles> ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. అవునండీ. నిజంగండి. చాలా మందుంటరు అంటే మరి, అంటే ఆ పేరెంట్స్ మరి చదువుకోలేదా, లేకపోతే చదువుకున్నా కానీ <giggles> ఆహ్, వాళ్ళకి గుర్తు లేదా మరి అంటే వాళ్ళు కూడా అనుభవం ఉంది. కానీ ఎందుకు ఇట్లా జేస్తారో అర్థం కాదండి నిజంగా.
హ్మ్. అవునండి. అవునంటే ఎలా అంటే అండీ? కొంతమంది పిల్లలు చదువుతారు. చదివింది ఆహ్, ఇప్పుడు ఈ పేరెంట్స్ మీ నీకు మంచి సీట్ రావాలి ఖచ్చితంగా. అది రావాలి, ఇది రావాలి అని చెప్పి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోడం వల్ల పిల్లలో ఒక భయమనేది మొదలవుతుంది. వీళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్‌కి నేను రీచ్ అవ్వగలుగుతానా? అది, ఇది సాధిచ్చగలుగుతానా నేను‌? చే వెళ్ళి అది పట్టుబట్టి ఎలా అయినా సాధిచ్చాలి అని చెప్పి మరింత ఒత్తిడిని తీసుకొని చదువుతూనే ఉండి, చదువుతూనే ఉండి, ఇలా చదవటం వల్ల వాళ్ళేదో మొత్తం నాకు ఎక్కేస్తుంది నా బుర్రకి అనుకుంటారు. కానీ ఈ ఒత్తిడిలో చదివేది కూడా చాలా మటికి మర్చిపోతారు.
హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. నిజంగండి. ఖచ్చితంగా. హ్మ్. అంటే, ఎలాగంటే ముక్కు మీద పెట్టుకుంటారు. అది ఒక్కసారి తుమ్మితే వెళ్ళిపోతదనమాట. అట్లుంటుదండి చెప్పినట్టు.
అవునండి. నిజంగా అలానే చేస్తారు చాలామంది. అదే ఒత్తిడిలో చదివేసి, అసలు మొత్తం ప్రశాంతంగా చదివింది కూడా మర్చిపోతారు ఒత్తిడిలో చదివినదాని వల్ల.
హ్మ్. నిజంగండి వాస్తవం కరెక్ట్ జెప్పారు. అయితే హ్మ్.
మనము చెప్పాలంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఆహ్, పేజీలు తిప్పుతా ఉంటాం. తొందర, తొందరగా అన్నీ పేజీలు లైన్ వైస్‌గా చూసుకుంటాం గానీ, ఎగ్జామ్‌లో దానికి సంబంధించింది ఒక్క ముక్క రాయలేము గుర్తుండదు మనకి లాస్ట్ మినిట్‌లో ఏవి.
హుహు. నిజంగా. హ్మ్. నిజ నిజంగండి. చివరి సెకండ్‌కి చూ ఆహ్, చూసుకున్నవి అవి కొంతమంది చిట్టీలు పెడతారు, చేతి మీద రాసుకుంటారు. వాళ్ళకి తప్పిచ్చి ఎవరు గూడా రాయలేరండి. నిజంగా అయితే అండి అయితే అండి ఇప్పుడు స్కూల్‌లో కానివ్వండి, లేకపోతే కాలేజ్‌లో గానివ్వండి అంటే ఆ వాతావరణం పిల్లల్ని ఒత్తిడ్ అంటే, పిల్లల ఒత్తిడిని ఎలాంటి ప్రభావం చూపిస్తది అనంటారు.
<laughs> అవును. అవును. హ్మ్. అంటే ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఎలా ఉంటారంటే, చదివే వాళ్ళని చదివే వాళ్ళని, చదవని వాళ్ళతో కంపేర్ చే చదవని వాళ్ళని చదివే వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఎలా? ఇప్పుడు వీళ్ళు చూడు ఎ మాకు మ నాకు చు నా నేను చదువుతున్న దాంట్లో, మా మ్యాథ్స్ మ్యాడము ఆహ్, ఒక అబ్బాయిని చాలా అంటే చాలా దారుణంగా అంటది. ఇప్పుడు నీకింక చదువెందుకు నువ్వెళ్ళి ఏదో ఒక పొలం పని చేసుకుని ఇక్కడ చదువు దండగా నీకు. అలా అందరి పిల్లలు వాళ్ళ ముందు అనేసరికి వాళ్ళలో ఒక ఒక రకమైన భావన అనేది వచ్చేస్తుంది. ఒత్తిడి స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఇ ఇప్పుడు టీనేజర్స్ ఉంటారండి కాలేజెస్‍లో వాళ్ళు తీసుకోరాని డెసిషన్ ఏదైనా తీసుకుంటే.
హ్మ్. నిజంగండి. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. <sucks teeth> అబ్బా! అంటే నిజంగా, <smacks lips> అవన్నీ చాలా దారుణాలకి గురవుతాయండి అవ్వని నిజంగా.
చూస్తున్నాం ఇలాంటివి. అసలు కాలేజ్ దాకా ఎందుకండి, టీనేజర్స్ వరకి, ఈ స్కూల్ పిల్లలు, నారాయణలో చదివేవాళ్ళు సార్ కొట్టాడని చెప్పి, అవమానపడి, అందరి స్టూడెంట్స్ ముందు నన్ను కొట్టారని చెప్పి, ఒక తీసుకోరాని డెసిషన్ తీసుకొని అతని ప్రాణాన్నే వదిలేశాడు.
హ్మ్. హ్మ్. అయ్యయ్యో! భగవంతుడా! అంటే, నిజంగా ఇదంతా చాలా విపరీతమైన ఒత్తిడిని చేసే తెచ్చేస్తది అండి. అయితే హ్మ్.
అవును. ఎలా అంటే వీళ్ళు, సీట్‌లు తెచ్చుకోవాలి అని చెప్పి అదేంటి ఆహ్, ఆహ్, యాడ్‌లేసుకుంటారు టీవీలో ఒకటి, ఒకటి, ఒకటి. రెండు, రెండు, రెండు శ్రీ చైతన్యనే ఫస్టు అని చెప్పి. వీళ్ళు అక్కడికెళ్లి, వాళ్ళందరిని ఒక జైల్‌లో పడేసి, సండే కానివ్వండి, ఇది స్ క కాలేజీలు సాయంత్రం 7 దాకా పెట్టి, సండేలు కూడా పెట్టి, వాళ్ళని ఒక ఒక గదిలో బందిచ్చేసేసి, చదవండి ఇప్పుడు కొంతమంది పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికేమో ఆహ్, డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాగే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు, వాళ్ళు చేయలేని దాన్ని ఈ పిల్లల మీద పెట్టేసి, "మేము ఎలా అయినా ఏడవలేదు, అందుకే మిమ్మల్ని ఏడవమంటున్నాము" అని చెప్పి ఇలా వాళ్ళ నెత్తి మీద ఒక బండరాయనేది పడేస్తున్నారు అర్థం జేసుకోకుండా పిల్లలు మనస్ ఆహ్, మనస్తత్ మనస్సుని లేకపోతే వాళ్ళు అనుకున్న ఫీలింగ్స్‌ని.
హ్మ్. <laughs> అయ్యయ్యో! దేవుడా! హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా అండి. ఖచ్చితంగా. అవునండి. నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. నిజం. హ్మ్. అయితే ఇదంతా చూస్తుంటే అండి, ఒక రూట్ కాజ్ అనేది, ఇల్లనేది అనిపిస్తుందనమాట. ఏమంటారు? అయితే ఇంట గెలిచి రచ్చ గెలిచానంట్ ఎ రచ్చ గెలవాలి అంటారు కాబట్టి, అంటే ప్రాక్టికల్‌గా పిల్లలపై ఒత్తిడిని తగ్గించడానికి, అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటుందని అంటారు?
హ్మ్. హ్మ్. అవును. ఒకటేంటంటే, ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే, ఆహ్, ఎవరికైనా ఇవ్వాలన్నా సరే సజెషన్ ఒకటే ఇస్తాను పేరెంట్స్‌కి. మీ పిల్లల్ని పక్కనున్న పిల్లలతో కంపేర్ చేయకండి.
హ్మ్. ఓకే. అబ్బా! వాస్తవం అండి. నిజంగా.
ఎవరు, ఎవరు పిల్లలు వాళ్ళకి గొప్ప అన్నట్టు ఏదైతే ఉంటుందో, కాకి పిల్ల కాకికి ముద్దు ఎలా అయితే ఉంటుందో సామెత. ఇప్పుడు ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్కటి స్పెషాలిటీ అనేది ఉంటుంది.
ఎవరికి ఎవరకే ఒకటి నిజంగానే. నిజంగానే. అంటే ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వారికి ఉంటదనమాట. నిజంగా.
అవును. ఖచ్చితంగా. ఇప్పుడు నే నేననుకోండి నేను బ్యాడ్మింటన్ బాగా ఆడతాను. నా పక్కన ఉన్నవాడు కూడా బ్యాడ్మింటనే బాగా ఆడాలి అని చెప్పి రూల్ ఉందా? లేదు. వాడు చదువుతొ చదువులో మంచిగా చదవచ్చు. స్పోర్ట్స్ బాగా ఆడొచ్చు. లేకపోతే వాడు సింగింగ్ వాడికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు. ఒక్కొక్కలకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. అందరికీ ఒకటే స్పెషాలిటీ, అందరికీ ఒకడికి వచ్చిన చదువు ప్రతి ఒక్కడికి రాదు కదా!
హుహు. <chuckles> లేదు, లేదు. లేదండి. హ్మ్. నిజంగానే. ఖచ్చితంగా అండి వాస్తవం. అయితే అండి హ్మ్. చెప్పండి చెప్పండి.
ఇది హ్మ్. ఇది పేరెంట్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని, వాళ్ళని ప్రెజర్ పెట్టకుండా, "సరే నువ్వు ఎంతమటుకైతే చదవగలుగుతావో అంత మట్టికి చదువు. నువ్వు ప్రయత్నించు, కొంచెం బాగా చదవటానికి ప్రయత్నించు. అంటే మరీ బ్యాక్లాగ్స్ పడే అంత కాదు కానీ, జస్ట్ పాస్ అయ్యేదాకా చదువు నాన్న" అని చెప్పి మంచితనంగా వాళ్ళకి చెప్పామనుకోండి, ఒక రకంగా వాళ్ళు నా పేరెంట్స్‌కి నా మీద నమ్మకం ఉంది. నేను దాన్ని నిలబెట్టుకోవాలి అన్నట్టు చదువుతారు కానీ, ఎంతసేపు తీసుకెళ్ళి, "వాడికి చూడు 9 పాయింట్స్ వచ్చయి, వీడికి చూడు 9.8 వచ్చింది. నీకు అసలు బ్యాక్లాగ్స్‌ను నీకు ఎంత 5 పాయింట్స్, 7 పాయింట్స్" అని చెప్పి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అసలు చదవ చదువు మీదే ఇంట్రెస్ట్ అనేది పోతుంది.
హ్మ్. హ్మ్. నిజం. హ్మ్. హ్మ్. నిజంగా. ఖచ్చితంగా అండి. చాలా, చాలా అద్భుతంగా చెప్పారు. అంటే, పేరెంట్స్‌లో మార్పు రావాలి కాబట్టి అంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లల కోసం హోమ్ రొటీన్ లేదా, ఇప్పుడు మనకి టైం టేబుల్ లాంటివి, అంటే అవ్ అలాంటివి ఎలా ఉండాలి? ఇంకా రిలాక్సేషన్ టైంని కూడా ఎలా కల్పించాలి పిల్లలకనంటారు?
హ్మ్. అవును. ఆ! కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు బాగా మార్నింగ్ నుంచి అది నేను తప్పు అని చెప్పను. మార్నింగ్ నుంచి కష్టపడి ఒచ్చేసి, సాయంత్రం వాళ్ళు అలసిపోయి, మళ్ళీ వాళ్ళ వర్క్స్ అన్నీ చూసుకొని, వాళ్ళు రు కొంచెం సేపు టీవీ అలా చూసుకొని పడుకుంటున్నారు. పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడం పూర్తిగా ఆపేశారన్నమాట. అంత ఆహ్, అసలు పిల్లలతో కూర్చొని, అసలు ఏం చేసావు, ఈరోజు ఏం జరిగింది, ఎక్కడ వరకు చదివావు ఇలా కొంచెం ఫ్రీగా వాళ్ళతో క్వశ్చన్స్ అడుగుతా, ఫ్రెండ్లీగా మాట్లాడితే. వాళ్ళు వాళ్ళనుకునేది ఏంటంటే, బయటకి ఫ్రీగా చెప్పగలుగుతారు. అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఆహ్, అప్పుడింక వాళ్ళ మధ్యలో పేరెంట్‌కి ఇంకా వాళ్ళ స్టూడెంట్స్‌కి మధ్యలో ఒక ఆహ్, కన్వర్జేషన్ అనేది మొదలవుతుంది. అప్పుడు ఇలా చదువు బాండ్ అనేది వస్తుంది. ఇలా చదువు నాన్న, ఇలా మంచిగా నేర్చుకో. ఆహ్, సో, మీ స్ట్రెస్ వాళ్ళతో ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. చాలా మటికి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా అండి. హ్మ్. హ్మ్. నిజంగా అండి. బాండ్ అనేది వస్తదంటారంట. హ్మ్. ఖచ్చితంగా, ఖచ్చితంగా అండి. నిజంగా. అద్భుతం అండి. అంటే, పిల్లలు ఎదురయ్యే ఒత్తిడి కానివ్వండి. పే పేరెంట్స్ ఎలా మారాలి, తల్లిదండ్రులు ఎలాంటి ఏహ్, ఎలాంటివి చేస్తే కొంచెం పిల్లలు మెరుగుపడతారు, ఒత్తిడి లేకుండా అనే విషయము చాలా అద్భుతంగా చెప్పారండి. ఇది నిజంగా విని తల్లిదండ్రులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎంతో నేర్చుకుంటే పిల్లలకి బాగుంటది. వాళ్ళకి మంచిది. చాలా బాగా అనిపించిందండి. మీతో మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. అవును. అవును. ధన్యవాదాలు.